జీవితంలో కొన్ని ప్రయాణాలు, మనం ఒంటరిగానే చేయాల్సొస్తూ ఉంటుంది. అలా మీరు కూడా ఏదైనా ఒక ప్రయాణం ఒంటరిగా చేసి, ఆహ్, లేకపోతే కొన్ని సందర్భాలు గాని, అలాంటివి ఏమన్నా ఫేస్ చేస్తే గనక, అది ఎలా జరిగింది, అవన్నీ ఒకసారి చెప్పగలుగుతారా?
హ్మ్. హ్మ్. ఖచ్చితంగా అండి. నేను పెళ్లి అయిన తర్వాత, సౌత్ కొరియా అయితే వెళ్లాల్సొచ్చింది. అంటే, మా వారు ఉద్యోగం అక్కడే అన్నమాట. ఆయన పెళ్లి చేసుకొని వెళ్ళిపోయారు. ఇక్కడ నన్ను వదిలేసి. ఎందుకంటే, వీసా అది అవ్వాలి కదా! నయా దాని తర్వాత
ఆ! ఓకే. అంటే వదిలేసి కాదండి. నార్మల్‌గా అంటే, మీ గురించి అక్కడ వెయిట్ చేస్తూ వెళ్లుంటారు. ఓకే.
<chuckles> అవునవును అదే. ఇక్కడ మ్యారేజ్ అయిన తర్వాత, ఆయన ఉద్యోగం కోసమని అటెళ్లారనమాట. వెళ్ళిన తర్వాత నాకు టైమ్ పట్టింది ఇక్కడ. ఇంచుమించు 4, 5 నెలల వరకు నేను ఇక్కడే ఉన్నాను. అదై ఆ! ఎ వీసా గురించి అండి. వీసా అయిన తర్వాత ఇంకా ప్రయాణానికి సిద్ధం అయ్యిన ర రోజు రానే వచ్చింది. నేను బెంగుళూరులో ఫ్లైట్ ఎక్కాలనమాట. నాకు అసలు అప్పటివరకు ఫ్లైట్ ఎక్కిన అనుభవమే లేదు. అదే మొదటిసారి.
హ్మ్. అదేలెండి. ఓకే. అంటే విసా గురించా? ఓకే. ఓకే. ఆ! అంటే, హ్మ్. ఒక్క నిమిషం. అంటే నార్మల్‌గా ఇప్పుడు ఆహ్, మీరు ఇక్కడి నుంచి ఆహ్, ఎక్కడికి కొ కొరియా దాకా వెళ్లాలా?
హ్మ్. కొరియా దాకా వెళ్ళాలి. సౌత్ కొరియా దాకా.
హ్మ్. మరి అలాంటప్పుడు అంటే మీకు తోడుగా ఎవ్వరు రాలేదా?
ఎవరు రాడానికి లేదండి. అంటే మిగతా వాళ్ళకి కూడా వీసాలు ఉండాలి కదా!
ఆహ్, అంటే మీ వారు ఏమన్నా ఒచ్చి తీసుకెళ్ళడానికి కొద్దిగా అవకాశం లేదంటారా అప్పుడు ఆ టైమ్‌లో. ఓకె.
అప్పటికి మిక్ లేద లేదు. ఆయన రావడానికి అసలు కుదరదు. "ఒకవేళ నేను రావాలంటే మళ్ళీ వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలోనే ఎప్పుడో రావాల్సి ఉంటది" అన్నారు. అప్పటికి చాలా టైమ్ అయిపోతుంది. ఆ! ఇంకా వేరే మార్గం లేక ఇంకా అందరిని ఒప్పించి. ఇంట్లో వాళ్ళు అయితే ఒప్పుకోలేదు. "ఒక్కదానివి ఎలా వెళ్తావు? అది కూడా మొదటిసారి" ఆ! ఇంకా వేరే మార్గం లేక వాళ్ళని ఒప్పించి నేను బయలుదేరాను అన్నమాట. అదే
ఓహ్! అవును. కదా! హ్మ్. అంతే కదా! ఓకే. అంటే ఇ మీకు ఈ ఫ్లయిట్ జర్నీస్‌గాని అలాంటివి ముందుగానే అలవాటు ఉన్నాయా అండి?
లేదు. అస్సల లేవండి. అసలు ఫ్లైట్ ఎక్కడడమే అదే మొదటిసారి నేను.
అయ్యో! బాబోయ్. ఇది ఇంకా సాహసం అనే చెప్పాలి గదా!
<laughs> ఆ! ఇదే విషయం మా వారితో కూడా నేను అడిగి, గొడవ పడినా కూడా ఆయన ఒక్క మాటే అన్నారు, "చాలా చిన్న, చిన్న చదువులు చదువుకున్న వాళ్ళు గూడా ఒచ్చేస్తున్నారు. నువ్వు బోర్డ్లు గూడా చదవలేవా చదువుతావు కదా! ఆహ్, అవి చూసి రాలేవా" అని చెప్పేసి తిట్టారనమాట. <chuckles> నె
చెప్పండి. హ్మ్. ఏమని? హ్మ్. ఆ! మరి మీరు కొరియా రాదని చెప్పొల్సింది.
<chuckles> నిజమే అండి. అలా కూడా అన్నాను నేను. హ్మ్. హ్మ్. కానీ ఇంకా ఏం చేస్తాం. ఎళ్ళిపోయారు కదా! అక్కడ ఉన్నారు. ఇంకా మళ్ళీ వెనక్కి రమ్మంటే వస్తారెంటి మన కోసం గానీ. ఇంగ మనమే వెళ్ళాల్సి ఒచ్చింది అప్పుడు.
ఆ! ఓకే. స్టార్ట్ చేసారు అయితే ప్రయాణం స్టార్ట్ చేశారు. హ్మ్.
అక్కడ ఏమైందంటే ఆ! స్టార్ట్ చేశానండి. అంటే ఆహ్, వీసా అనేది వాళ్ళ ఆఫీస్ వాళ్ళు చేయడం వల్ల ఈజీ అయిందండి. ఇప్పుడు యూఎస్ అంటే బయట చాలామంది కన్సల్టెన్సీలు ఇవందరూ వీసాలు చేస్తారు. సౌత్ కొరియాకి ఇలా వీసాలు చేయడం బయట ఎవ్వరు చేయరనమాట. పోనీ ఎవరినైనా తీసుకెళ్దాం అంటే. ఆఫీస్ వాళ్ళు కాబట్టి నేను
ఓకే. అదేలెండి. సో, నార్మల్‌గా ఏంటంటే, అక్కడ మీకు ఒచ్చింది. మీ హస్బేండ్ అక్కడ ఉన్నారు కాబట్టి మీకు వైఫ్ కింద వచ్చిందన్నమాట వీసా. హుహు.
అవును. హ్మ్. హ్మ్. ఆఫీస్ వాళ్ళే చేసారు. నేను భార్యని కాబట్టి. అక్కడ అదో ప్రాబ్లమ్ ఒచ్చింది. ఇంక నేను ఒక్కదాన్నే బయలుదేరేసరికి నాకు టికెట్ బెంగుళూరు నుంచి ఇచ్చారు. బెంగుళూరు నుంచి బ్యాంకాక్. బ్యాంకాక్ నుంచి కొరియా. అంటే మధ్యలో మళ్ళీ ఒక దగ్గర దిగాలి. వెల్
అదే. హ్మ్. హుహు. ఆ! ఓకే. కనెక్టింగ్‌లాగా. అదే. అసలు నార్మల్‌గానే ఫ్లైట్ ఇప్పటి దాకా ఎక్కలేదు. దాంట్లో కూడా మధ్యలో ఒకసారి దిగి మళ్ళీ మారి ఎక్కాలి. ఓకే.
ఎక్కలేదు. దిగాలి. హ్మ్. మారి ఎక్కాలి అది మధ్యలో గూడా ఎయిర్‌పోర్ట్‌లో దిగడం అనేది ఒక ఇది. ఆ! తెలీదు గదా! ఇక్కడి నుంచి ఎలా వెళ్ళానో నాకే తెలీదు. ఆఖరికి ఎలాగో అందరికి బై బైలు చెప్పి బయలుదేరానండి బెంగుళూరులో. రాత్రి అవును. చాలా భయం ఉంది. రాత్రి 9:15కో ఎప్పుడో ఫ్లైట్ నేను అక్కడికి 7:00కే చేరుకున్నాను. వెళ్ళిన తర్వాత ఇంకా చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మా వారు అక్కడి నుంచి గైడెన్స్ అన్నమాట. ఎలా చేయాలి. ఏంటి అని.
హ్మ్. అదే కదా! హ్మ్. లోపల భయం ఉండి ఉంటది కదండీ1 బాగా. హ్మ్. ఆ! అంటే, ఎక్కడ ఆహ్, మీ పాస్‌పోర్ట్ లేపోతే వీస గాని అయన్నీ ఎక్కడ చూపించాలి? వాళ్ళు అడిగితే ఏం చెప్పాలి? ఓకే.
హ్మ్. అవును. స్టార్టింగ్ ఎంట్రన్స్‌లోనే మనకి పోలీస్‌లు అనే వాళ్ళు టికెట్‌ని పాస్‌పోర్ట్ చూపించమంటారు. అవి 2 చూపించిన తరువాత నెక్స్ట్ ఫస్ట్ స్టెప్ ఏంటంటే, మనం వెళ్ళే ఎయిర్‌లైన్స్ ఎక్కడ ఉన్నాయో ఎతుక్కోవాలి.
ఓకే. హ్మ్. ఓకే. ఇదంతా కూడా, మీ వారు మీకు చెప్పిన గైడెన్సు. అంతేనా? ఒకే.
అవును. అవునవును. అక్కడెక్కడో థాయ్ ఎయిర్ నేనెళ్ళేది థాయ్ ఎయిర్వేసు. థాయ్ ఎయిర్వేస్ అని ఒక ప్ ఒక పెద్దా ఉంటది. అన్నీ ఆహ్, పోడియమ్సవి ఉండి, చూడు అని జెప్పేసన్నారు. ఆహ్, ఇంకా చెప్పాలంటే
ఆ! ఓకే. అంటే, దానికొక రిసెప్షన్‌ గానీ ఆహ్, కొంచం హడావిడిగా ఉంటుంది, అక్కడొక్కొక్కసారి చూడనేసి అన్నారా? ఓకే. హ్మ్.
హ్మ్. ఆ! అన్నారు. అంటే, మనకీ ఎయిర్‌పోర్ట్‌లో ఎంటరవ్వంగానే ఈ ఆహ్, డిస్‌ప్లేవి ఉంటాయి కదండ. ఆ డిస్‌ప్లేలో ఆహ్, చాలా ఉన్నాయనమాట. ఏబిసిడిఇఎఫ్ఐజేకే అని. అలాగే ఈ థాయ్ ఎయిర్వేస్ జేలోనో లేకపోతే కేలోనో ఉంది.
అవును. ఆ! ఓకే. యెతుక్కుంటా యెళ్లారు.
ఆ! యెతుక్కుంటా అక్కడ బోర్డులో వేసిన యారోలని, అవన్నీ యెతుక్కుంటా వెళ్ళాననమాట. వెళ్ళాక, ఆఖరికి ఎలా అయితే కనిపిచ్చింది. కనిపించాక అక్కడ లైన్‌లో నుంచున్నాను. అక్కడేంటంటే, టికెట్ చూపిచ్చి, బోర్డింగ్ పాస్ తీసుకోవాలని చెప్పారు. అలాగా కొంచం లైనెక్కువగానే ఉందండి. కొంచం ఎదరకెళ్ళే వరకు కూడా నాకు టెన్షగానే ఉంది. తర్వాత పాస్‌పోర్ట్ అది చూశారు వాళ్ళు. ఈ బ్యాగ్సనేవి బరువు తూస్తారన్న సంగతి నాకు తెలియదనమాట.
అక్కడా మరీ ఓకే. హ్మ్. ఓకే. ఆ! ఆ! ఓకే. అది అది చెప్పలేదా?
అది చెప్పారు. నువ్వింత వెయిటే ఉంచుకోవాలి అని అన్నారు గానీ, అక్కడ చెక్ చేస్తారన్న సంగతి మా ఆయన చెప్పడం మర్చిపోయారు.
ఆ! ఆహా! సరిపోయింది. హ్మ్.
నేనేమో అటూ ఇటుగా పెట్టేశాను అన్నిటిలోని. అంటే, కరక్ట్‌గా వెయిట్ చెక్ చెయ్యకుండా అటూ ఇటుగా పెట్టాను. అక్కడ మళ్ళీ అదొక పెద్ద ఇష్యూ అయింది. ఒక బ్యాగ్‌లో ఇంచుమించు 2 కేజీ‌లెక్కువున్నది.
అదే. ఆ! 2 కేజీ‌లా? అబ్బో! ఏంది పచ్చలయన్నీ పట్టుకెళ్ళిపోతున్నారా?
ఆ! 2 కేజీలెక్కువున్నాను. ఆ! బట్టలోనీ, ఇది తిండి సామాన్లు గూడా ఏవో పెట్టుకున్నానండి. ఇంక వేరే
హ్మ్. అదేలేండి. ఒక్ ఫస్ట్‌గా కొంచం ఎక్కువ దూరం కూడా యెళ్తన్నారు కాబట్టి ఆటోమేటిక్‌గా పెట్టుకుంటారు గదా! హ్మ్.
అవును. మషాలాలు ఇవన్నీ గూడా పెట్టుకున్నాను. ఇంక వేరే దారి లేక, తిండి అయితే దొరకదేమో బాబోయ్ అక్కడ అని బట్టలే పడేశాను, పక్కన డస్ట్‌బిన్నుంటే.
ఆ! ఇ ఇ ఇదేంటిదీ? అంటే నార్మల్‌గా ఎవరైనా సరే ఫుడ్ ఐటెమ్సే కొంచుం పక్కన పెడతారు గదా!
అవునవును. మీరు అన్నది కరక్టే, కానీ మేవెళ్ళేది సౌత్ కొరియా కదా! అక్కడ మన తిండయితే అస్సలు దొరకదు. అది మాత్రం నిజం. నేను అక్కడికెళ్ళిన తర్వాతా చూశాను. అంటే, మనా మన తిండి దొరకాలి అంటే మనం పార్టిక్యులర్‌గా ఇండియా స్టోర్సెక్కడున్నాయో అక్కడే. అక్కడక్కడ ఉన్నాయండి. ఒక సౌత్ కొరియా అంతా ఒక 4 ఇండియా స్టోర్సున్నాయేమో అంతే.
ఆ! హుహు. అయ్య బాబోయ్! <giggles> మొత్తం అంతా తిరిగితే ఒక నాలుగే దొరుకుతాయి గాబట్టీ అస్సలు రిస్కు చెయ్యకూడదు. అవును.
ఆ! అందుకని నాలుగే ఉంటాయండి. మేమున్న ఏరియా నించి కూడా అక్కడకు వెళ్ళడానికి గంట టైమ్ పట్టేది మాకూ, ఏమన్నా కావాలి అంటే. అందుకనీ ఈ నేను ఎక్కువుగా పట్టుకెళ్ళినవి మన కుక్కర్లక్కడ దొరకవు. కుక్కర్లు అలాగే, ఇ‌వ్ ఈ మషాలాలు ఇవన్నీ తీసుకెళ్ళాననమాట. ఇవన్నీ కూడా పర్వాలేదులే, బట్టలయితే ఎలాగో కొనుక్కోచ్చు, అక్కడ గావాలంటే <chuckles> ఏవొకటి దొరుకుతాయని చెప్పేసి బట్టలే పాడేశాను. అది అయిపోయిన తర్వాత ఇంకా బోర్డింగ్ పాస్ ఇష్యూ చేశారు.
ఆహా! అదే. హుహు. ఓకే. అదేలేండి. అంటే, అదీ డెసిషన్ మీదేనా? లేకపోతే ఆహ్, మీ వారు చెప్పారా? బట్టలూ తీస మీరే తీసేసుకున్నారు.
లేదు. నేనే తీసుకున్నానండి. ఇంకా అక్క డెసిషన్ ఏదోటి తీసుకోవాలి గదా! తప్పదింక. <chuckles> అందుకని ఇంక బట్టలే వేసా.
అవును. అంటే, అప్పుడు కూడా ఇయర్ ఫోన్‌లో మాట్టాడతా ఉంటే, వాళ్ళేమనుకుంటారంటే, ఈళ్ళీ ఈ బ్యాగ్‌లో ఏదన్నా తీసుకెళ్తున్నారేమో అనేసి కూడా అలా అనుకునే అవకాశం ఉందిగా?
హ్మ్. <chuckles> అవునవును. లేదు, లేదు. వాళ్ళకాల్రెడీ ముందే చెప్తాను నేనూ, ఇలాగ మా హస్బెండ్ గైడ్ చేస్తన్నారు. ఇదే ఫస్ట్ టైమంటే, ఓకే అన్నారు. ఆహ్, ఆ తర్వాత పాస్‌పోర్టది చూసి ఇదంతా గూడా అయిపోయింది. తర్వాత ఇమ్మిగ్రేషననేదుంటది, అక్కడ వాడేమడిగినా సరే జాగ్రత్తగా సమాధానం చెప్పు అని కూడా చెప్పారు. ఇది దీని తర్వాత నెక్స్ట్ గట్టం ఇమ్మిగ్రేషననమాట. అక్కడ చాలా కొంచం ఆఫీసర్ కొంచం స్ట్రిక్ట్‌గా అనిపిచ్చాడు గానీ, ఆహ్ వెళ్ళిన తర్వాత వాడడిగిన క్వషనేంటంటే, మీ ఆయన వర్క్ చెయ్యడానికెళ్ళాడు, నువ్వెందుకెళ్తన్నావనడిగాడు. <chuckles>
హుహు. ఆ! ఓకే. ఓకే. హ్మ్. ఆహాహా! ఓకే. హ్మ్. ఆ! ఆహ్, వ్యాలిడేగా? హ్మ్. <chuckles>
ఇంకేం చెప్తానండి ఆహ్, ఆ కొషన్‌కి ఆన్సరు. అంటే, తనకీ వంటకది హెల్ప్ చెయ్యడానికి, తనని చూసుకోడానికి యెళ్తున్నానని చెప్పాను. ఒక నవ్వు నవ్వాడు.
అదే. ఆహ్, అంటే, హస్బెండున్నప్పుడు వైఫెక్కడుండాలని చెప్పేసి ఒక మాట అనాల్సింది.
అదెలా అడుగాలో నాకర్ధం కాలేదు. ఏవ్ మళ్ళా ఆఫెండవుతాడేమో అని భయమేసింది. అందుకని తనకి హెల్ప్ చెయ్యడానికీ వెళ్తున్నానని చెప్పేసి చెప్పాను. ఓకే <chuckles> అని ఒక నవ్వు నవ్వి స్టాంప్ వేసి పంపించేశాడనమాట. ఆత్
అదే. అంతే. అదే. ఆ! అయితే ఏదో సరదాగానే అడిగుంటాడు పాపం.
<chuckles> అవును. హ్మ్. ఏం చెప్తానో అని అనుకొనుంటారు. అంటే, ఇమ్మిగ్రేషన్ పెద్ద టఫ్ఫుండదులే సౌత్ కొరియా ఇవ్విట్లకి గానీ, యూఎస్ అంటే కొంచం ఇదిగా ఉంటుంది. ఇంక అటూ వెళ్ళిన తర్వాత అసలైందేంటంటే, ఇక్కడ నేను చెమట్లు కక్కేసానండి ఈ విషయానికి. ఇంకా ఉన్నాయి. అసలేంటి ఫ్లైట్ మీరెక్కే వరకు కూడా అసలు ప్రతి సీను క్లైమాక్స్‌లా ఉంటది. హ్మ్. అక్కడ, మీరు చెప్తే నమ్మరు, గేట్ నంబర్ 101 అండి.
ఓకే. ఓకే. ఆదే‌లేం‌డి. ఇంకేమున్నాయండి? నార్మల్‌గా అక్కడ ఎలాగో ఆ! ఓకే. అయితే, ఇంకా ఉన్నాయయితే దాచారయితే మీరు. హ్మ్. మీరు ఎక్కడున్నారు అప్పుడు?
నేనున్నది ఎక్కడో ఆ 40 ఎక్కడో ఉన్నాను. అసలది ఎక్కడో కూడా కనిపించట్లేదు నాకు.
అంటే ఒక 60 గేట్లు దాటాలిక.
హ్మ్. ఇంచుమించు. అది మార్క్స్ కూడా వేసినవి, ఎక్కడో 30 లేదా ఇటు 30 అటు 55 అలా ఉన్నాయి. అసలు ఈ 101 ఎక్కడ ఉందో కూడా నాకర్థం కాలేదు. ఏం చేయాలో తెలియక, కాసేపు చాలా వరకు టైమ్ అక్కడ వేస్ట్ అయిపోయిందండి. ఇంతకి డిస్‌ప్లే‌లో చూస్తే సరిపోయేది. నేను అది కాకుండా అటెళ్ళి, ఇటెళ్లి ఇలా చేయడం వల్ల చాలా టైమ్ వేస్ట్ అయిపోయిందనమాట. ఇంకా ఒక
హ్మ్. ఓకే. ఆ! అదేలెండి. ముందు మీరు ఆ పరిసరాలకి కొద్దిగా ఆహ్, యాహ్! అలవాటు అవ్వాలి కదా!
అవును అలవాటు అవ్వాలి. అంటే మనం గేట్లు ఇలా ఉన్నప్పుడు ఎక్కడ చూసుకోవాలి, ఏంటి అన్న సంగతి మనకు తెలియాలి కదా! ఈలోపు ఏమైందంటే, నా వైఫై ఏమో డిస్కనెక్ట్ అయిపోయింది. ఎయిర్పోర్ట్ వైఫై 1 అవర్ ఎంత ఇస్తారో అంతే అండి. 45 మినిట్స్. మళ్ళీ కనెక్ట్ అవ్వాలంటే వేరే నెంబర్ గాని, లేదా వేరే పాస్పోర్ట్ నెంబర్‌తో అయినా కానీ కనెక్ట్ అవ్వాలన్నమాట. వేరే మొబైల్ నెంబర్‌తో కాని. ఇది అయిపోయింది. <chuckles> ఇంకా ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంకా మళ్ళీ అక్కడ
హ్మ్. ఆ! అదైపోయిందా? సరిపోయింది. సరిపో హ్మ్. అంటే ఇప్పుడు, అప్పటిదాకా కొద్దిగా గైడెన్స్ ఇవ్వడానికి ఉన్నవాళ్ళు కూడా ఇప్పుడు అది ఆగిపోయింది ఆ గైడెన్స్. హ్మ్.
హ్మ్. ఈయన ఉన్నారు. ఇప్పుడు అది కూడా లేరు. <chuckles> ఇంకా వేరే ఆప్షన్ ఏంటా అని ఇంకా అప్పుడు ఆలోచించేసరికి, లేదు కంగారు పడుకూడదు ముందు. అసలు ఇక్కడ ఏదో ఒక ఆప్షన్ ఉంటదని చెప్పేసి, నేను ఎదురుగుండా డిస్‌ప్లే అప్పుడు కనిపించింది నాకు. కనిపించిన తర్వాత అక్కడ
ఆ! ఓకే. అంటే అప్పుడు దాకా అది అక్కడే ఉంది. కానీ మీరు చూడలా.
నేను చూడలేదండి, నేను చూడలేదు. నిజంగా. టెన్షన్ మాట. ఆ టెన్షన్‌లో ఇంకా అది చూడలేదు. అప్పుడు అక్కడ నుంచొని అసలు నా నా ఏరోప్లేన్ నంబర్, ఏదో ఒక నంబర్ ఉంటది కదా! ఆ ప్లేన్‌కి. ఆ నంబర్‌తో అలాగే బోర్డింగ్ పాస్ పెట్టుకొని అలానే చూస్తూ ఉన్నాను. చూస్తూ ఉంటే అప్పుడు దాని మీద వచ్చిందనమాట, డెక్స్ అని వచ్చింది. అంటే ఫర్స్ట్ డెక్, సెకండ్ డెక్, థర్డ్ డెక్ అని. అలాగే ఇది థర్డ్ డెక్‌లో ఉందన్నమాట. ఈ గేట్. ఆ! థర్డ్ డెక్‌లో ఇంచుమించు 100 నుంచి 150 వరకు థర్డ్ డెక్‌లో అని రాసారు గేట్ నంబర్స్. ఇంకా అక్కడికి గబగబా దొరికింది దొరికింది. యాక్సిలరేటర్ ఎక్కడుందో వెతుక్కొని, ఇంకా అంటే కిందకెల్లే యాక్సిలరేటర్ అది ఎక్కి, ఇంకా అక్కడి నుంచి పరిగెట్టానన్నమాట. ఎందుకంటే, ఎంత 101, 110 అండి గేట్ నంబర్. నాకు సరిగ్గా గుర్తులేదు. నేను డెక్‌లో దిగిన తరువాత కూడా పరిగెట్టాల్సి వచ్చింది. <chuckles> పరిగెట్టిన తర్వాత ఆఖరికి ఎలా అయితే కరెక్ట్‌గా బోర్డింగ్ అప్పుడే స్టార్ట్ అవుతుంది ఫ్లైట్ లోకి ఎక్కడానికి. నేను ఆ టైమ్‌కి రీచ్ అయ్యాను.
ఓకే. అదే. ఆ! అవును. ఆ! హ్మ్. ఓకే. ఓకే. ఆ! ఇన్ఫర్మేషన్ దొరికేసింది మీకిక. ఓకే. ఆ! అదే కదా! ఓకే. సంతోషం అండి బాబు. మొత్తం అక్కడికెళ్ళేసరికి ఏమైనా లేటయిందేమో అనుకుంటున్నా. ఓకే.
<laughs> హుహు! లేదండి. ఆ టైమ్‌కి రీచ్ అయ్యాను. అంటే, మనకి బోర్డింగ్ కూడా ఎలా జరుగుతదంటే, గ్రూప్స్ కింద విడదీస్తారు కదా! ఫస్టూ ఆహ్, కొంచెం ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉంటే వాళ్ళని ముందుగా తీసుకెళ్తుంటారు. అలాగే నాది థర్డ్ గ్రూప్‌ లోనే ఇందులో‌నో వచ్చింది నా సీట్ నెంబరు. అందుకని నాకు కొంచెం మధ్యలో టైం ఉంది. నేను కాస్త ఆయాసం అది తీర్చుకుని కూర్చున్నాక, అప్పుడు పిలిచారన్నమాట థర్డ్ గ్రూప్ వాళ్ళని. అప్పుడు ఎళ్లి ఆ ఫ్లైట్‌లో కూర్చుని
హ్మ్. అవును. ఆ! ఓకే. అంటే, అప్పటికి కొద్దిగా సెటిల్ అయిపోయారు. కొంచెం కూల్ అయిపోయి హుహు.
హ్మ్. సెటిల్ అయ్యాను. మళ్ళీ లోపలికెళ్ళి ఆహ్, సీట్ నెంబర్ ఎతుక్కొని లగేజ్ అది పెట్టి కూర్చున్నానండి. ఇంకా మళ్ళీ ఈయన ఏం చెప్పారంటే, "బ్యాంకాక్‌లో ఒకొక్కసారి దింపరు, నిన్ను ఫ్లైట్‌ లోనే ఉంచుతారు. దిగినట్టయితే గనుక నువ్వు వెంటనే, దిగిన వెంటనే, ట్రాన్స్‌ఫర్స్ అని చూసుకో, నువ్వు బయటకెళ్ళకూడదు. ఎగ్జిట్ వెళ్ళకూడదు. ఓన్లీ ట్రాన్స్‌ఫర్స్‌ లోకే వెళ్ళు, నీ లగేజ్ వాళ్ళు అక్కడ ఇవ్వరు. నీకు ఫైనల్ డెస్టినేషన్‌ లోనే అంటే, కొరియాలోనే ఇస్తారు. లగేజ్ అనేది నువ్వు తీసుకోక్కర్లేదు" అని చెప్పారు ఈయన. నేను ఆ! అర్థమైందండి. అంటే, నేను ఆల్రెడీ ఆ బోర్డ్‌ లని నేను ఇక్కడ బెంగుళూరు‌లోనే చూసానన్నమాట. ఒక దగ్గర ట్రాన్స్‌ఫర్స్ అని ఉన్నాయి. అంటే, ఇలాగ కనెక్టింగ్ ఫ్లైట్స్ ఉన్నవాళ్ళు అందులోకెళ్ళాలన్నమాట. ట్రాన్స్‌ఫర్స్‌లోకెళ్ళాలి. అక్కడికెళ్తేనే ఉంటాయి.
ఆ! ఓకే. ఆ! అర్థమయిందా మీకప్పుడు? ఓకే. ఓకే. అదేలేండి. సో, కొంత ఇన్ఫర్మేషన్ అనేది ముందుగానే మీరు దానికి అలవాటు పడడానికి ట్రై చేస్తూన్నారన్నమాట.
ఆ! ఆ! వెళ్ళే దారిలో చూసుకుంటా ఏళ్ళానన్నమాట. మరి అంత దద్దిలా ఉండకూడదని. హ్మ్. హ్మ్. అవును. మొత్తానికి అక్కడికెళ్ళాక నాకు ఈజీ గానే ట్రాన్స్‌ఫర్స్‌లోకెళ్ళాక ఇంకా అర్థమైపోయిందండి. అటు ఆహ్, వాళ్ళు బోర్డ్స్ కూడా పట్టుకుని ఉన్నారు. నెక్స్ట్ ఫ్లైటు థాయ్ ఎయిర్వేస్ అయితే ఇటువైపు రండి అని. సో, ఇంక వాళ్ళతో పాటు ఎళ్ళిపోయాను.
అదే. దొరికేస్తారు కదా! లేకపో ఆ! హ్మ్. ఓకే. అంటే, మీకు డైరెక్షన్స్ కూడా ఈజీ‌ గానే కనపడ్డాయన్నమాట ఇక.
ఆ! కనిపించాయి. అంటే ఎప్పుడైనా సరే, టైమ్ అయిపోతుంటే, మనకి ఎదురుగుండానే నుంచుంటారండి. వాళ్లొచ్చి ఎయిర్ హోస్టెస్ వాళ్లొచ్చి, బోర్డ్స్ పట్టుకొని నుంచుంటారు. నెక్స్ట్ ఫ్లైట్‌కి టైమ్ అయిపోతే గనుక, వాళ్ళే తీసుకెళ్ళిపోతారన్నమాట.
హ్మ్. సూపర్. హ్మ్. అంతేనండి. ఓకే. ఓకే. ఆ వెసులుబాటు ఉంది కాబట్టి మీకు కొంచెం అక్కడ హెల్ప్ గూడా అయిందనమాట.
అలాగా డైరెక్షన్ వాళ్ళు చూబించారు. అయింది. అయింది. ఇంకా ఆ తర్వాత ఇంకా అంతా మనకి ఫస్ట్ ఎక్కిన అనుభవం ఉంది కదా! అలాగే ఈ ఫ్లయిట్ కూడా <chuckles> ఎక్కేశాను. ఇంక దీనికి బోర్డింగ్ పాస్ ఆల్రెడీ మనకి స్టార్టింగ్‌లోనే ఇచ్చేశారు దీనికి కూడా. హ్మ్. ఇంక అంతే. సెక్యూరిటీ చెక్ చేసేయడం ఇంకా ఫ్లయిట్ ఎక్కేశాను ఇది కూడా.
హ్మ్. హుహు. ఇచ్చేసారుగా. అవును. సెకండ్ టైమ్ మాత్రం అలవాటు పడిపోయారు గాబట్టి నార్మల్‌గా స్మూత్‌గా యెళ్ళిపోయి ఉంటారిక.
ఆ! ఆ! అయిపేందండి. కింద క్స్ కొరియాకెళ్ళాకే మరి మా హస్బండ్‌కి కాల్ చేయడానికి నాకు అవ్వలేదు. ఎందుకంటే వైఫై కనెక్ట్ జేయడానికి కొరియా లాంగ్వేజ్‌లో వస్తుంది ఫోన్‌లో.
హుహు. మరి ఎలా కన్‌వే జేసారు? ఆ! అర్థం గాదు.
అది కొంచెం ఆ! కొరియా లాంగ్వేజ్‌లో వస్తుంది వైఫై కనెక్ట్ జేయడానికి అంటే, పాస్‌పోర్ట్ నంబర్ ఎక్కడ పెట్టాలో ఏంటో తెలీలేదు. మళ్ళీ మళ్ళీ సేమ్ ఆ బోర్డ్‌లు ఫాలో అవుతే ఎగ్జిట్ ఎక్కడుందో అటు వచ్చేశాను. మా <chuckles> హస్బండ్ వచ్చేసారు అక్కడికి. ఇంక అక్కడ కలుసుకున్నామనమాట.
హ్మ్. <giggles> ఓకే. ఆహా! కొంచెం అర్థం జేసుకున్నారు మిమ్మల్ని. ఆ టైమ్‌లో అక్కడికే ఉంటారులే అన్నట్టుగా ఎగ్జిట్ దగ్గర రెడీగా ఉన్నారు.
హ్మ్. హ్మ్. ఆ! నేను ముందే కొంచెం వార్నింగ్‌లా చెప్పాను లెండి ఫ్లయిట్ టైమ్ చూసుకొని కరెక్ట్ <chuckles> టైమ్‌కి రండి అని.
హ్మ్. <giggles> వార్నింగ్ ఇచ్చారా అయితే?
హ్మ్. అవును. ఇచ్చాను లేకపోతే అసలు ఏం తెలుసంటే, అసలు ఫస్ట్ టైమ్ దేశం కానీ దేశం అది. హ్మ్. హ్మ్.
అదే గదా! కానీ నిజంగా చెప్పాలంటే, చాలా అడ్‌వెంచర్ చేస్సారు. ఎవరు కూడా పక్కన లేకపోయినా అలా చేసుకునేటప్పుడు ఆటోమేటిక్‌గా చాలా భయాలు గాని, ఈ సందేహాలు ఇవన్నీ ఉంటాయి. అవన్నీ కూడా ద అధిగమించి అల్టిమేట్‌గా మీరు అక్కడికెళ్ళిపోయారు చాలా సంతోషంగా ఉంది.
చేశాను. <chuckles> హ్మ్. హ్మ్. హ్మ్. <chuckles> అవునండి.
నిజంగా ఒక చెప్పాలంటే, ఇలాంటియి చేసేటప్పుడు కొద్దిగా డేరింగ్ అనేది ఎక్కువ ఉండాలి.
ఆ! ఉండాలండి. నాకు పర్వాలేదు చిన్నప్పటినుంచి కొంచెం ధైర్యం ఎక్కువే అండి. కాబట్టి ఇంక అవును. <giggles>
అది అక్కడ ఉపయోగపడింది. చాలా బాగుందండి మీతో మాట్లాడడం. కుదిరితే మళ్ళీ ఒకసారి మాట్లాడుకుందాం. ధన్యవాదాలు.
హ్మ్. ధన్యవాదాలండి.